ఆహ్, మన జీవితంలోని ఎన్నో ఆటంకాలు వస్తాయండి. ఒక కొన్నిసార్లు గెలుస్తాము, కొన్నిసార్లు ఓడిపోతాము. అంటే కొన్నిసార్లు గెలిచినప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. కొందరికి ప మన సక్సెస్ అందరికీ చెప్పుకుంటాము. అందరు పొగుడుతారు. కానీ ఒక్కల కాని విఫలమైతే అలాంటప్పుడు మనం చాలా కుంగిపోతాము, ఒక్కలమే మిగిలిపోతాము. <smacks lips> చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుందండి మనకి. అలాంటి సమయంలో, అలాంటి డిస్టర్బెన్స్‌ని ఎదుర్కొన్న తర్వాత మొదటిగా ఏం చేద్దాం, దీని నుండి ఎలా బయట పడదాం అని మీరు అనుకున్నారు? అలా మీ జీవితంలో ఏమైనా జరిగిందా?
హ్మ్. అంటే ముందుగా ఎలా బయట పడ్డాము అనేది చెప్పాలి అంటే అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పాలి కదా, అక్కడ జరిగింది ఏంటంటే, ఆహ్, ముందుగా జాబ్ దగ్గర మనం ఎప్పుడైతే మనం, మనం ముందుకు ఎళ్తుంటామో అంటే కెరీర్ చేంజ్ అవ్వనంత వరకు బాగుంటాము...
ఖచ్చితంగానండి. అవును. ఆహ్, చే ఆహ్, ఏదో ఒక ప్రొఫెషన్‌లో మీరు రన్ అవుతున్నారు ఆల్రెడీ.
మనం ఒక ప్రొఫెషన్‌లో ఎళ్ళినప్పుడు. రన్ అవుతున్నాం అనటుండే అందులో ప్రొఫెషన్‌లో వెళ్తున్నాం అనుకోండి. అక్కడ వరకు సాఫీగా ఎళ్లిపోయిందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే మనకి కొన్ని ప్రొఫెషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయో, అక్కడి నుంచి మనం వేరే మారినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ
అంటే మీరా మీరు మీ ఉద్దేశం ఒక జాబ్ నుండి వేరే ఒక జాబ్‌కెళ్ళడమా?
ఒక జాబ్ నుండి వేరే జాబ్‌కి వెళ్ళడం. అది కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూ‌స్ వల్ల ఎళ్ళడం. ఉదాహరణకి అంటే ఆహ్, అంటే నేను నా వరకే చెప్తున్నాను. మనకి అంటే నేను కెరియర్ స్టార్టింగ్‌లో ఇప్పుడు, ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మనం అంటే కార్ షోరూమ్‌ సేల్స్‌లో. కాని కెరియర్ ఒక డికేడ్ బ్యాక్. ఒక 10 సంవత్సరాల కిందట ఏంటంటే, ఒక చిన్న టీవీ షోరూమ్‌లో చేసేవాడిని అన్నమాట క్యాషియర్‌గా. ఆహ్, టీవీ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయెన్సెస్.
చెప్పండి. టీవీ షోరూమ్స్‌లో ఆ! ఓకే, ఓకే. ఒక ఐడియా ఉందండి. దాని మీద ఐడియా ఉంది నాకు.
అందులోను. అందులో నేను ఓన్లీ క్యాషియర్ఏ చేస్తుండే. అక్కడ ఏమైందంటే నార్మల్లి చాలా మంచిగా మూవ్ అయితుంది. నేను అనుకున్న ఒక 3 ఇయర్స్ తర్వాత గానీ ఆహ్, నాకు మేనేజర్ నుంచి మంచి రిలేషన్‌షిప్పు. మేనేజర్ లేనప్పుడు కూడా షోరూమ్ మెయింటైన్ చేయడం. అంతా మంచి నేమ్ అంతా బావుండుంది. కానీ ఒక అన్ఫార్చునేట్
ఓకే. మీ, మీ టైమ్ చాలా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్న రోజులవి.
ఉంటుంది. కానీ అక్కడ జరిగింది ఏమైందంటే, ఒక అన్ ఆహ్, ఒక ఫ్రెండ్‌షిప్ అనే దాని వల్ల ఇబ్బంది వచ్చేసింది. ఎవరైతే మనం అక్కడ నేను ఒక అంటే ఉదాహరణకి మనం ఎట్లాగో అప్లయెన్సెస్ అవి తీసుకుంటాము. అందులో మనం పనిచేస్తున్నామంటే <chuckles> తప్పకుండా టీవీ, ఫ్రిడ్జ్ ఏదో తీసుకుంటాం కదా!
అరెరే! ఆ! తీసుకుంటాం కదండీ! ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న ప్లేస్‌లో ఆటొమెటిక్ మన
తీసుకుని అంటే అలా తీసుకొని మంచిగా ఆహ్, టైమ్లీ రీపేమెంట్ చేయడం వల్ల మంచి లిమిట్ రావడం జరిగింది. ఆహ్, ఒక ఫైనాన్స్ దాంట్లో. సో అది చూసినప్పుడు నా ఫ్రెండ్ ఉండేవాడన్నమాట షోరూమ్‌లోనే కొలీగ్. ఆహ్, తను
మీ కొలీగ్ ఆహ్, ఓకే. కొలీగ్ ప్లస్ ఫ్రెండ్.
కొలీగ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు కూడా ఏంటంటే, రే నాకు కూడా ఒక టివి ఇప్పియ్యిర, లేకపోతే ఒక ఫే అప్లయెన్స్ అది అని చెప్పడం జరిగిందన్నమాట. మనం సాధారణంగా ఇప్పుడు క్లాస్‌మేట్ అవ్వనివ్వండి అలాంటి వాళ్ళంటే ఎక్కువ ఆలోచించం. కొంత ఒక స్కూల్ ఫ్రెండ్ అయినా గాని కొంచెం నమ్మాల్సి వచ్చింది నమ్మినాను. కొలీగ్ కూడా.
ఓకే. మీ డిబి మీ కె క్రెడిట్ మీద ఆయన కొనుక్కుంటానన్నారు.
అన్ అలా జరిగిందన్నమాట. అంటే నా ఫ్రెండ్ వచ్చేసి, హైదరాబాద్‌లో ఉండడం వల్ల తనకి ఇక్కడ లోకల్ అడ్రెస్ ప్రూఫ్స్ అలాంటివి లేకపోవడం వల్ల అలా జరిగిందన్నమాట. తను తీసుకోగలడు కావాలనుకుంటే గాని అడ్రెస్ ప్రూఫ్స్ అప్పుడు ఇబ్బంది వల్ల ఇబ్బంది అవ్వడం
ఆ! ఓకే. దానికి మీరు యాక్సెప్ట్ చేసారు. లేదులెండి. ఇప్పుడు లోన్స్‌లోనే ఖచ్చితంగా సొంత ఇల్లులు అడుగుతారు.
అందుకే అడుగుతారు. అంటే అది ఆహ్, తనకి కెరీర్ స్టార్టింగ్‌లొ నాకు కూడా కెరీర్ స్టార్టింగ్, తను బ్యాచెలర్‌లో ఉండడము. అక్కడ ఏం జరిగిందంటే తనకి అడ్రెస్ ప్రూఫ్ లేదు. అంటే ఉ తన సొంత ఊర్లో ఉండొచ్చు <chuckles> ఓ ఓన్ హౌస్ అన్నీ ఉండొచ్చు గాని ఇక్కడికి వచ్చేవరకు లేదు. సో, అలా కొంచెం ఇబ్బంది వల్ల సరే ను నీ కార్డ్ మీద ఇప్ ఇవ్వురా నేను నీ ఈఎ‌మ్ఐ నేను కట్టేస్తా అన్నట్టుగా అనడం జరిగింది.
ఎందుకంటే వాళ్ళకి రికవరీ ప్రాబ్లెమ్ అవ్వకుండా ఉండడానికి. ఆ! అర్థమైందండి.
అయితే ఆల్రెడీ నేను నా దగ్ నాకున్న కమిట్మెంట్స్ తన తనకివ్వడం వల్ల తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. ఒకసారి 2 ఒక 1 ఆర్ 2 మంత్స్ పేమెంట్స్ మిస్ అవ్వడం, తనకి ఇవ్వడం అలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట.
ఓకే. మీరు ఓకే చేసారు. అరే! మీ సిబిల్ పోతుంది కదండీ దానివల్ల!
సిబిల్ వరకు అయితే ఓకే. కానీ అవి ఎలా అయిపోయిందంటే బర్డెన్ ఎక్కువ అయిపోవడం అంటే మన సాలరీ కంటే కూడా ఎక్కువ అయిపోవడం. ఆల్‌మోస్ట్ తనకి ఇవ్వకముందు కూడా సాలరీలో 50% వరకు పెట్టుకున్నాం అన్నమాట. ఒక మంచిగ అంటే ఒక సిస్ డిసిప్లిన్ లాగా.
అయో! ఓకే. ఓ ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్ళేవాళ్ళు.
కానీ ఫ్రమ్ ప్లానింగ్‌తో వెళ్ళేవాళ్ళం. కానీ ఇది వాళ్ళు ఒక్కడు అంటే అలా అనుకున్నాం. ఇత్ ఇప్ మనం ఇప్పించినటువంటి ముగ్గురు కూడా అలానే చేసారు. <chuckles>
మీరు మొకలకి కాదు మొత్తం ముగ్గురికి ఇప్పించారు.
మనం ముగ్గురికి ఇప్పించాం. ఇగ అది తర్వాత సరే అనుకోని పరిస్థితుల్లో అయ్యాయి అనుకోండి. కానీ ఆడ జరిగింది ఏందంటే ఆహ్, వాళ్ళు ఇ ఇచ్చినంత వరకు బానే నడిచింది. కానీ ఇవ్వనప్పుడు మనం ఒక నెల మనం అడ్జస్ట్ చేస్తాం. సెకండ్ మంత్ కష్టమైపోయింది. తర్వాత
అంతే కదండీ! ఇప్పుడు ఇప్పుడు మనకీ బర్డెన్స్ ఉంటాయి. అయినా ఆళ్ల ఈఎంఐస్ మీరు కట్టడం కూడా మీకు ఇబ్బందే కదా!
చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది. అప్పుడు ఇంకా అప్పుడు అసలు కెరీర్ స్టార్టింగ్‌లో కాబట్టి ఓ 15, 20 కంటే కూడా సాలరీ ఎక్కువ ఉండది కాబట్టి. ఓహ్, అది చాలా ఇబ్బంది అయిపోయింది. అదే దాని తర్వాత మీరన్నట్టుగా సిబిల్ మీద ఎఫెక్ట్ పడింది అంటే అంతవరకు ఓకే. కానీ వీళ్ళ ఫైనాన్స్ వల్ల ఎలా ఉంటాయంటే రికవరీ వల్ల ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉం చాలా తలనొప్పి ఉంటాయి. దాని వల్ల నేను
అవును. చాలా తలనొప్పి. ఇదంతా ఏ టైమ్‌లో ఇలా జరుగుతుందండి ఇదంతా మీ స్టోరీ చెప్తుంది అంతా? 10 ఇయర్స్ బ్యాకా?
ఇదా? 10 ఇయర్స్ బ్యాక్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. అంటే ఇది నేనా మనం ఆహ్, ఆ షోరూమ్‌లో ఉండడం వల్ల మనం ఆ చుట్టుపక్కలే ఉంటాం కాబట్టి మనం తీసుకు తీసుకోవడం జరిగిందన్నమాట. దట్ దట్ టూ, దట్ టూ ఇప్పుడు మనం ఏ ప్రొఫెషనల్, ఏ ప్రొఫెషన్‌లో ఉంటే ఆ ప్రొఫెషన్‌లో మనకి ఫ్రెండ్స్ గానీ, స ఆ సజెషన్స్ అయితే తీసుకుంటారు ఆల్‌మోస్ట్.
ఓకే. అవును. అర్థమైందండి.
ఇప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ నేను కార్ షోరూమ్‌లో ఉన్నాననుకోండి, ఏ కార్ కొనాలిరా? అని చెప్పేసి ఫ్రెండ్ అడుగుతాడు. ఆహ్, అదే అనగాని ఎవరన్నా
అవును. అది ఖచ్చి మాములుగా ఫ్రెండ్స్‌లో రిలేషన్‌లో అడుగుతాం ఒక అడ్వె అడ్వెంచర్.
ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, అందరూ అడ్వైస్ కానివ్వండి లేదా అన్ని అడగడము అన్ని జ-జరుగుతూ ఉంటాయి. అలానే అప్పుడు నేను కార్ షో టీవీల షోరూమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కొంతమంది రిలేటివ్స్ వచ్చేవారు. వచ్చినప్పుడు కొంచెం డిస్కౌంట్స్‌లో <chuckles> ఇవ్వడం అలాంటివి జరిగేది అన్నమాట.
ఇది నిజంగా చాలా దగ్గర జరుగుతూ ఉంటుందండి. మనకు గాని తెలిసిన వాళ్ళు ఎక్కడైనా షోరూమ్‌లో ఉంటే వాళ్ళ ద్వారా డిస్కౌంట్ వస్తుందని వాళ్ళ దగ్గరికి ఎళ్లి హే! బాగున్నావా? అని చెప్పి <chuckles> ఒక 2 నిమిషాలు మాట్లాడి, అలా, అలా, అలా
మర్చిపోతూ ఉంటాం. కలిసినప్పుడు మన వరకు. మనం మేనేజర్‌తో మాట్లాడి మనం ఇవ్వగలిగినంత వరకు కూడా మనం ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి ఇచ్చేవాళ్ళం. సో, అదొక అలా జరిగిపోతుంటుంది. అలా జరిగిన ఆహ్, సిచ్యుయేషన్‌లోనే ఈ ముగ్గురు కూడా అన్నమాట.
అవ్
కానీ తర్వాత ఇబ్బందుల వల్ల నేను ఎంటైర్ ఫీల్డ్ చేంజ్ చేయాల్సి వచ్చింది <chuckles> దాని వల్ల.
అరెరే! అంటే కొంచెం బా ప్రాబ్లమ్ అయిపోయిందా మీకు?
అదే ఇప్పుడు ఆఫ్టర్ ఎన్ చాలా ప్రాబ్లమ్ అయింది. ఆఫ్టర్ 10 డే డికేడ్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ మేనేజర్స్, స్టోర్ మేనేజర్స్ బానే ఉన్నారు.
అందరు మంచి పొజిషన్‌లోకి ఎళ్ళిపోయారు.
మంచిది మ్ పొజిషన్‌లోకి ఎళ్ళిపోయారు. అంటే ఈ దీని తర్వాత ఇలా అయిన తర్వాత మాత్రం నేను <chuckles> ఎవరిని పూర్తిగా నమ్మడం మానేసానన్నమాట. ఎవరిని కూడా
అంతే కదండీ. నమ్మ అంత, అంత నమ్మిన తర్వాత మోసపోయాక ఇంక మరొకసారి ఇంకా చెయ్ ఆహ్, ఆ వైపు వెళ్ళలేరు మీరు.
నన్ను ఎవరికీ ఇవ్వలేదు. నాకు ఖచ్చితంగా ఒక ఫ్ 3 ఇయర్స్‌ పైన పట్టింది. అంటే నా సిబిల్ రికవరీకి గావ్వడానికి రికవరీ అవ్వడానికి. దాని తర్వాత
రికవరీకి. రికవరీ అవ్వడానికి. మరి ఆ సమ ఆ సమయంలో మీకు ఎలా ఉండేదండి? ఈ రికవరీ వాళ్ళు ఫోన్‌లు చేయడాలు‌గాని, వీడు మీరు ఆళ్ళు ఎంత ప్రెషర్ ఇచ్చేవాళ్ళు మీకు?
చాలా ఇబ్బంది ఆలా అయితే వీళ్ళు చాలా ప్రెషర్ పెడతారు. అది మనం అందరికి తెలిసిందే. ఏంటే చాలా వరకు ఏంటంటే మనం వర్క్ చేసే వర్క్ ప్లేస్‌కి వస్తారు. లేదంటే ఇంటికి వస్తుంటారు. చాలా ఇబ్బంది ఉంటది. కానీ ఒక 3 సంవత్సరాలు మాత్రం బ్ గడ్డు కాలం అని చెప్పాలి. ముందుకెళ్ళిపోయాము. దాని తర్వాత రికవర్ అయ్యాము. <smacks lips> అంటే నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే అదే. ఎవరిని గూడా నమ్మకుండా మన సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఎళ్ళడం. దట్ టూ మనీ విషయంలో మాత్రం.
కానీ ఒకటి అండి. ఈ రికవరీ వాళ్ళతో ఎలా ఉంటుందంటే... ఈ కానీ రికవరీ వాళ్ళతో ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. మనకి ఆ! మన ఇంటి మీదకి ఇంటి దగ్గరకొస్తారు. అరుస్తరు. ఏవండీ మీరు ఇవ్వాలండి అని మన పక్కింటోళ్ళకి చెప్పేస్తారు. మనం గాని కొంచెం లేటు అయినా ఇవ్వడం, అలా రాకపోయినా పక్కోళ్ళకి చెప్పేస్తారు. అన్నీ ఇంత పరువు తీద్దాం అనే ప్రయత్నాల్లో ఉంటారు. బట్ ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు 2025దో సంవత్సరం ఏదైతే ఉందో ఇప్పుడు అందరికీ అలవాట్లు పడ్డారు ఈట్లకి. <smacks lips> ఈ రికవలిలు రాలలు గాని, లోన్‌లు గాని, ఈఎంఐలు గా
<chuckles> హ్మ్. అవును. చాలా వరకు కూడా చాలా వరకు స్ట్రిక్ట్ రూల్స్ కూడా వచ్చాయి. అవును.
వచ్చేసాయి. బట్ 10 ఇయర్స్ బ్యాక్ అనేది ఇది చాలా కష్టంగా ఉండేది. అంటే ఒక రికవరీ వాళ్ళు మన ఇంటికి వస్తే అది ఏదో ప ఇంటి పరువు పోయింది అన్నట్టుగా ఉహించుకునేవారు అందరును.
చాలా కష్టంగా ఉండేది. ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ! కోవిడ్ తర్వాత చాలా మందికి అందరికి ఇదే అవ్వడం వల్ల గూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏం అన్ పట్టించుకోవడం మానేశారు. ఆ! పట్టించుకోవడం మానేశారు.
ఇప్పుడు సిబిల్స్ ఎవరివి బాగోట్లేదండి. బాగోట్లేదు సిబిల్స్ అసలా ఇప్పుడు ఎలా తయారయిందండి పరిస్థితి ఆ! మన ఇంటి పక్క వాళ్ళో, చుట్టుపక్క వాళ్ళో ఎవరైనా గాని వచ్చి మనకి ఇలా అలా కలెక్షన్‌ ఆళ్ళు వచ్చి అరుదాం అని ట్రై చేస్తే పక్కవాళ్ళు అనేస్తారు." ఆ! ఏంటి ఒక నెలే కదా మిస్ అయింది ఎందుకు ఇంటి మీదకి వస్తుండ్రు ఎళ్ళిపొండి ఇక్కడి నుండి" పక్కోళ్ళు కూడా గసిరేస్తున్నారు.
అవున్ కొత్త వాళ్ళే మన‌కి సపోర్ట్ చేస్తారు. ఎళ్ళిపొండి అంటున్నారు. అంటే యాహ్! ఒకటి ఏంటంటే వాళ్ళు మనకు వాళ్ళు చాలా హార్ష్‌గా ఉంటారు ఒకటి. మనము టైమ్‌లీ పేమెంట్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. సిబిల్ కూడా చాలా బావుంటుంది. వాళ్ళ నేను వాళ్ళ వే‌లో కూడా ఆలోచిస్తే
అవునండి కానీ ఇక్కడ పే చేయడానికి మీది కాదు కదా!
హ్మ్, మనది కాదు. కానీ మనం మన క్రెడిట్ మీద ఇచ్చిందే గదా! మన క్రెడిట్ మీద ఇచ్చిం
మీది కాదు కదా! అదీ. మీ పేరు మీదే ఉంది. అవును. అవునవునవును మీ పేరు మీదే ఇచ్చారుగానీ మీది కా మరి మీరు వీళ్ళని మీరు అడగలేదా? మీరు ఇలా చేస్తున్నారు నాకు ఇబ్బంది అవుతుంది అని.
అలా ఉంటుంది. హ్మ్. చాలామంది ఏంటంటే ఇగ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము, తప్పిచ్చుకోవడం అలా చాలా ఉన్నాయన్నమాట. అది జరిగిపోయింది.
చివరికి ఏమైందండి ఆళ్ళు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా?
ఇచ్చారు తర్వాత. అంటే చాలా తరువాత లేట్‌గా ఇచ్చారు. కానీ అక్కడ జరిగిపోయింది ఏందంటే హ్మ్, ఆ 3 సంవత్సరాల కాలంలో, అక్కడ నేను నా ఫీల్డ్ చేంజ్ జేయాల్సొచ్చింది ఆహ్, అంటే ఆ ఫీల్డ్‌లోకి నేను తిరిగి వెళ్లలేని పరిస్థితి అంటే వేరే షోరూమ్స్ గానివ్వండి, ఎక్కడైనా గానివ్వండి. ప్రతి చోటా ఈ రికవరీ వాళ్ళు ఉండడము. <clears throat> దాని తర్వాత కానీ దీని వల్ల ఒక మంచి కూడా జరిగింది లెండి. దాని తర్వాత నేను వేరే ఫీల్డ్‌లోకి రావడం, మంచిగా ముందుకెళ్ళడం బానే జరిగింది. కానీ అప్పుడు దాని తర్వాత తీసుకుందేంటంటే
ఆ! అంటే సరే మీకు కొంచెం అంటే మీక్ మీకు ఆ టైంలో కొంచెం పరువు పోయినట్టు అనిపించేదా? ఆహ్, ఆఫీస్ దగ్గర గాని, అందరి ముందు గాని కొంచెం ఇబ్బందికరంగా మీకు అనిపించేద్
ఆ! చాలా వర చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అందరిది అదే చెప్పాలంటే. ఎందుకంటే
ఓకే. మొత్తం అందరూ ఈ రికవరీ బ్యాచ్ బాధితులే.
బాధితులు. ఎందుకంటే షోరూమ్లలో వర్క్ జేసే <chuckles> వాళ్ళందరూ గూడా చుట్టూ ఇప్పుడు ఉదాహరణకి, మీరు ఒక, ఒక బ్యాంక్‌లో క్యాషియర్ అనుకోండి. టెల్లర్ గానివ్వండి. మనం చూడగలం. కానీ ఆ బ్యాంక్‌లో ఉన్న క్యాష్ అంతా మనం వాడుకోలేం గదా!
<laughs> అంతే కదా!
అది మనం అంటే అర్థం జేసుకోవాలి. కానీ ఇక్కడా షోరూంలో పని జేసేటప్పుడు ఏమవుద్దంటే, మన అంటే మన ఆహ్, ఆదాయానికి మించి గూడా మనం లోన్స్ గానివ్వండి, అప్పులు పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అదే ఉదాహరణ ఆర్థిక క్రమశిక్షణ అనేది కంపల్సరీ ఉండాలి అని నేను అనుకోవడం.
హా! ఖ ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకీ కొన్ని సిట్యుయేషన్లయితే ముఖ్యంగా మీరు అన్నట్టు కరోనా అని మ ఒక ప్రస్తావన తెచ్చారు. నిజంగా కరోనా తర్వాత జీవితాలన్నీ చాలా మారాయండి. ఒక్కసారిగా అందరికి ఒక అ అవకాశం అవ్వచ్చు లేదా అవసరం అవ్వచ్చు. విపరీతంగా లోన్లు తీయడం. ఈఎంఐలు పెట్టేసుకోవడం చాలా ఎక్కువ జరిగాయి. ఆ తర్వాత ఎలా జరిగిందంటే, ఇంకా ఎవరు కట్టలేకపోవడాలు, ఈఎంఐలు బౌన్సులవ్వడాలు, ఈ కరక్షన్ వల్ల గొడవలు చాలా మటుకు జరిగి ఇప్పుడు ప్రస్ సిబిల్ ఎవరివి బాగోట్లేదండి.
అవును. చాలా వరకు. ఆ! బాగోట్లేదు. ఎక్కువగా ఎక్కువగా దెబ్బతిన్నదైతే రవాణా రంగం అని జెప్పుకోవాలి. ఆహ్, క్యాబ్ డ్రైవర్స్ గానివ్వండి, ఆటో డ్రైవర్స్ గానివ్వండి. వాళ్ళు ఎలా ఉండె అంటే ఈఎంఐల గురించే మెయిన్‌గా వాళ్ళకి ప్రతి నెల ఈఎంఐలు చెల్లించాలి. మనదైనా గాని కొంచెం ఆగేది గాని వాళ్ళది ఇంకా చాలా ప్రభావం చేసేటువంటి సెక్టర్ అన్నమాట.
లేదండి ఇప్పుడు ఈఎంఐలది ఎలాగొచ్చేసిందంటే ఒక ఒకప్పుడు కాలంలో ఎలా ఉండేదంటే, మనం ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే అది డబ్బులు దాసుకొని, దాసుకొని, దాసుకొని ఒక ఒ ఆహ్, సేవ్ చేసుకొని. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు యెళ్ళి, ఒక కుటుంబం అందరు కలిసెళ్లి అదొకేదో పండగలాగే. ఒక టీవీ కొనుక్కోవాలన్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా డబ్బులు దాసుకొని ఆహ్, అక్కడికెళ్ళి కొనుక్కునేవా
అవున్ దాసుకొని సేవ్ జేసుకొని కొనుక్కునేవాళ్ళం. కొనుక్కునేవాళ్ళం. ఫ్రిడ్జ్ కావాలనుకొని దాసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది ఒక ఈఎంఐలకి అలవాటు పడిపోయారు అందరు.
ఏం లేదండి సింపుల్. ఆ! ఇప్పుడు మన దెగ్గిర డబ్బులున్నా ఒక ఫుల్ క్యాష్ పెట్టి ఒకటి కొనడానికి మనం ఇష్టపడట్లేదు. ఆ! ఇప్పుడు ఏంటి ఈ అమౌంట్ అంతా ఇచ్చేయాల?
ఈ అదే ఈవెన్ హోమ్ లోన్స్ గూడా జూడండి. ఎంత పెద్ద పెద్ద లోన్స్ అయిపోయాయి. అంటే ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి తనా శాలరీ 40 కే ఉంటే దాన్ని మించీ, ఒక 90,00,000 1,00,00,000 ఫ్లాట్ తీసుకోడము. ఎప్పుడైతే లేడ్ ఆఫ్ అవ్వడం, దాని తర్వాత చాలా ఇబ్బందులకు గురవడం. మొన్న గూడా ఇన్‌స్టాలో చూశాం, ఒక రీలు.
హోమ్ లోన్స్ అయితే ఇప్పుడు ఎ ఏం చూశారండి?
ఆ! అంటే ఒక ముంబైకి సంబంధించిన ఒక టెక్. సాఫ్త్‌వేర్ టెకీ. తన శాలరీ వచ్చేసీ ఆహ్, 80,000 - 90,000 అని చెప్పాడు అరౌండ్‌గా. కానీ తను ఒక 90,00,000 ఫ్లాట్ తీసుకున్నాడు ముంబైలో.
ఓకే. అంటే ఇప్పుడు అదే ఈ ఈ లోన్ సెక్షన్ ఎలా ఉంటుందంటేనండి, మనకు ఒక అస్సల ఒక్క లోన్ కూడా మీకు లేదు. మీకొక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు మీరు. మీకు ఏం చేస్తారంటే వాళ్ళు 50% ఇస్తారు అందులోనే. అంటే 1,00,000 50,000 వరకు మీరు ఈఎమ్ఐ పెట్టుకోచ్చు. ఆ! మీ ఆదాయం 1,00,000 రూపాయలు అయితే యాభై వేల వరుకు మీకు లోన్ ఇస్తారు.
ఉల్లు అవును. లోన్‌లీ. అవును. మన ఆదాయానికి మన ఆదాయాన్ని బేస్ చేసుకొని ఇస్తారన్నమాట. బేస్ చేసుకొని ఇస్తారు. తనకి ప్ర అలా తీసుకున్నాడు. అంటే జాబ్ ఉన్నప్పుడు తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో మనం రెసెషన్ చూస్తున్నాం గదా! లేడ్ ఆఫ్ అవ్వడం వల్ల, సాఫ్ట్‌వేర్‌లో, ఇండస్ట్రీలో వచ్చిన లే ఆఫ్స్ వల్ల తన జాబ్ బోయింది. జాబ్ బోయిన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే కార్ ఈఎ‌మ్‌ఐ <chuckles> మన ఏది మన కార్ ఇఎ‌మ్‌ఐ గానివ్వండి. హోమ్ లోన్ ఇఎ‌మ్‌ఐ గానీ అన్నీ ఒకేసారి...
జాబ్ పోయింది. ఆటు ఈఎమ్‌ఐ కట్టలేరు.
కట్టలేక ఇబ్బంది పడిపోయాడన్నమాట. అదీ ఒకా రెడిట్‌లో చాలా ఫేమస్ అయిపోయింది. ఆహ్, పోస్ట్ గానివ్వండి, ఇన్‌స్టాలో గానివ్వండి.
ఓకే. మరి మరి మీకు ఇం ఇంత దారు ఇం కరెక్ట్ అండి. ఇప్పుడు మరి మీరు, ఇంత దారుణమైన వ దారుణమైన సిట్యుయేషన్ 3 సంవత్సరాలు గడ్డు కాలాన్ని గడిపారు. ఆ తర్వాత మీరు, ఓకే, ఇంకా అయిందేదో అయిపోయింది. మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని, దీని నుండి బయట పడాలి అని, ఒక చర్య అంటూ మొదలు పెట్టి ఉంటారు. దాని మీద మీ మొదట అడుగు ఎలా పడింది?
ఖచ్చితంగా. ముందుగా ఏంటంటే, నా సిబిల్ రికవరీ చేసుకోవడం. సెకండ్ థింగ్ ఎవరినైన అంటే, గుడ్డిగా నమ్మకపోవడం. ఇది వాళ్ళకి సహాయం, సహాయం చేయాలి అంటే సహాయం చేయాలి గానీ, అది ఇటు ఈ పద్ధతిలో మాత్రం కాదు. ఆర్థికంగా మాత్రం కాదు. <chuckles> మనం, మనం చిక్కులో పడేలాగా ఉండకూడదు.
రెండ్ రెండు తీసుకున్నారు మీరు సి అంటే త అంటే, మీరు ఎలా ఫిక్స్ అయ్యారంటే మీరు 2 డిసిషన్లు ఆ రోజు తీసుకున్నారు. మీరు ఒకటి నా సిబిల్ మళ్ళీ బాగుపడాలి. నేను ఎలాగైనా ఈ డబ్బుల్ని రికవరీ చేసి, క్లియర్ చేసేవాళ్ళి వాళ్ళకి.
ఖచ్చితంగా. చెప్పాలి.
రెండోవది, నా సిబిల్ ఎలాగైతే నేను సెట్ చేసుకున్నానో, అలాగే జీవితంలో మరొక్కసారి ఎవరికీ నేను, ఇలాంటి సాయం చేయకూడదు అని మీరు నిర్ణ నిర్ణయించుకున్నారు.
హ్మ్. ఆర్థిక ఆర్థిక సహాయం మాత్రం చేయకుండా, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం, ఆర్థికంగా గాని, ఏదైనా గానివ్వండి, ఇటువంటి సహాయాలు చేసి మనం చిక్కుల్లో పడొద్దు, అనేది నా ఉద్దేశ్యం. అది అక్కడ నేను తీసుకున్నటువంటి మొదటి చర్య.
ఖచ్చితంగా అండి. ఇప్పుడు అలాగే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఎలాగ అవుతుందంటేనండి, రేపు పొద్దున ఒక వ్యక్తి నిజంగానే తనకు అవసరం ఉంటుంది. లేదండి ఇంకా ఇవ్వరు ఎవరు. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు...
అవసరం ఉంటే కూడా ఇవ్వరు, ఎవ్వరు. అవును, మీరు అన్నట్టుగానే ఎవరు ఇవ్వరు.
ఒకరి వల్ల మరొకరు నమ్మకాన్ని కోల్పోతున్నారు.
ఖచ్చితంగా, ఖచ్చితంగా. అదే జరుగుతూ ఉంటది. అయి
సో సమాజంలో, ఇలాంటివి జరుగుతున్నప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది. <smacks lips> అరేయ్! నమ్మగ నువ్వు చేసింది గాక, వాళ్ళ నమ్మ వాళ్ళ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టింది గాక, మరొకరి సహాయాన్ని కూడా నువ్వు నాశనం చేసావు.
ఇప్ ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా చాలా వరకు ఆ! చాలా వరకు జరుగుతుంటాయి. అరేయ్ సాధారణంగా తను లోన్ తీసుకోకపోయినా గాని, ఎవరికో లోన్ కోసం చిన్న షురిటీ సైన్ పెట్టి, ఇబ్బంది పడుతున్న పెద్ద పెద్ద వాళ్ళని కూడా నేను చూసానన్నమాట, చాలా వరకు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అంతే కదండీ! మరి ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదా! ఎలాగైననా. ఇలా ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారండి, ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు. మీరు అలాగే, కానీ మీరు చెప్పిన ఈ కథ ప్రకారం, ఒక స్నేహితుడిని నమ్మి మోసపోయారు. కానీ, మళ్ళీ మీ పట్టుదలతో మీరు ఎలాగైనా ముందుకెళ్ళి మీ యొక్క మ ఆహ్ ఇంత ప్రాబ్లమ్స్‌ని కూడా మళ్ళీ బయటకి పడి రాగలిగారు. చాలా అద్భుతంగా చెప్పారండి. ధన్యవాదాలు.
అవును చెప్పరు. చాలా మంది ఉన్నారు. అవును.